అలా ఉన్నప్పుడు కూడా మళ్ళీ మనం మనమే దాన్ని <smacks lips> సెట్ చేసుకోవాలనమాట. ఉదాహరణకి ఏంటి అంటే ఇప్పుడు మనం ఫెయిల్ అయినాం కదా! నా వల్ల కాదు నాకేం చేత కాదు అని అనేది మన బ్రైనే. మన వల్ల అవుతుంది నువ్వు ట్రై చెయ్యనేది కూడా మన బ్రైనే. సో బాధ వేసినప్పుడు ఏమైతదంటే ఆహ్, ఇది అంటారు చూడండి. ఎలా అంటే దేవుడికే అదే 'శ్రీరామచంద్రుడికే' తప్పలేదు బాధలు మనమెంత అన్నట్టు.
అవు ఆహా! అవును. అవును. మనమెంతటి వాళ్ళమనిపిస్తదా?
సో అట్లాంటప్పుడు కొన్ని కొన్ని మోటివేషన్ కూడా పనికొస్తాయన్నమాట. అట్లా విన్నప్పుడు మైండ్ కొంచెం డైవర్ట్ అయితది. అవును గదా! <smacks lips> మనమేమి స్పెషలా? మనం గూడా అందరిలాగే మనకు గూడా కష్టాలొస్తాయి ఆహ్, అన్నట్టు అలా. హ్మ్.
ఆహా! అందరిలాగానే అనిపిస్తది. అయితే ఏదైన్నా ఏదన్నా చిన్న ఫెయిల్యూరు నీ జీవితానికి ఒక పెద్ద లెసన్ నేర్పింది అన్న ఫెయిల్యూర్ ఏదన్నా ఉందా?
హ్మ్.